ఆ! అంటే అదే చెప్తాను గదా! టైక్వాండో ఒకటి. అండ్ సెకండ్ రైటింగ్ అయితే నేను ఉకె క్యాజువల్‌గా ట్రై చేస్తాను. అండ్ ఇట్ వర్క్స్ అనమాట యాక్చువల్‌గా. అంటే చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ కూడా బావుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? ఏం ట్విస్ట్ అన్నట్టు అడిగారనమాట. సో, అప్పుడు అర్దమైంది. పర్లేదు మనలో టాలెంటుంది అన్నట్టు.
ఓకె. హుహు. ఓకె. ఆహా! మనలో కూడ ఒక రైటరున్నాడనిపించిందా?
ఆ! అ <giggles> అ
అయితే ఇలా నాకొక కొత్త హాబీ నేర్చుకోవాలనిపిస్తుంది. ఇలా ట్రై జేస్తున్నానని చెప్పినప్పుడు ఫ్యామిలీ నుంచి ఎన్‌కరేజ్‌మెంట్ ఎలా ఉండింది?
హ్మ్.